ఎందుకంటే నే నేనొచ్చింది జాయింట్ ఫ్యామిలీకి.
ఆ! ఆ! ఆ!
అది. నేను పెళ్ళైన కొత్తలో ఫస్ట్ పండుగ వినాయక చవితి.
ఓకే. ఆ!
అప్పుడు మా తోటి కోడలికేంటంటే పసి పిల్లాడు. ఆహ్, 4 నెలల బాబనమాట.
ఆహా! ఆ!
ఇంకా పా తను ఏమి చేయలేదు గదా. బాబుతోనే ఉండాలి, పడుకునే టైమ్ అట్లా ఉంటుంది గదా. అయితే ఆ మార్నింగ్ నుంచి పాపం తను కూడా అడుగుతుంది, "ఏం చేద్దాము?" అంటే మాకెలా అంటే, మేము ఓన్‌గా డిసిషన్ తీసుకొని చేస్తే మటికి ఇంట్లో కుదరని పని అది. అవును.
అవును. ఆ! ఆ! ఆ! ఓకే, ఓకే. ఆహా! అంటే ఇప్పుడు మీ ఇంట్లో ప్రత్యేక అంటే చ ఎవరు దీన్ని చెప్తారు? అంటే పండక్కి ఇవి చెయ్యాలా ఓకే ఓకే. ఆహా! ఆహా!
మా అత్తగారు. ఆవిడ స్టాంపేస్తే మేము ఫాలో అవ్వాలి యాక్చువలి.
ఓకే. ఆహా! ఆ! ఆ!
అయితే అంటే ఓన్‌గా అంటే ఒచ్చు అన్ని చేయడం ఒచ్చు అంతా ఒచ్చు.
కానీ ఆ పెద్దావిడి చెప్పడం చెప్పేదాన్ని బట్టే మీరు ఫాలో అవ్వాలి. ఆ! ఆ!
హ్మ్. అద్ ఆహ్, ఫాలో ఇప్పుడు లేదు అని ఇట్లా చేస్తే మటికి మళ్ళీ అదో పెద్ద అంటే తెలియని తెలియని మాటలొచ్చేస్తాయి మనకి. ఆ! అందుకనేంటంటే
ఆ! అవును. అవును. ఆ! మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆ! ఆ! ఆ!
అవును. ఆహ్, ఇంకేంటంటే పొద్దున్నుంచి అడుగుతానే ఉన్ ఆ ఉంటే అక్క, అక్క అడుగుతుంది. అడుగుతున్నా ఆ! నేనొస్తాను ఉండండి ఒస్తానుండండి అని అని అన్నారు. అంటే నాకు అప్పటిదాకా తెలీదు కదా అసల అంటే <smacks lips> అంటే అప్పుడే ఒక 1 మంత్ అయిందనుకోండి. హ్మ్ సరే అని ఇంకా ఏంటంటే నైట్ నేను వర్కింగ్ అన్నమాట నాది షిఫ్ట్ ఎలా ఉంటది అంటే 11-8 అలా ఉంటుంది.
ఆ! ఆ! ఓకే. అవునా? ఆ! ఆ! కొత్తగా ఎళ్లారు మీరు. ఆ! ఓకే. ఆహా! ఆ!
సో, ఇంకేంటి అంటే నైట్ ఆహ్, మా హస్బెండ్‌కేంటంటే షిఫ్ట్ 2-11 తను ఇంటికి వచ్చేసరికి 12 అలా అవుతుంది.
ఆ! ఆహా! ఓకే. ఆ!